ఓకే. నైస్, నైసండి.
ఇలా అండి. ఎక్కువ వరకు మనము ఏం చేయాలంటే, నాకు తెలిసినంతవరకైతే ఆల్మోస్ట్ మనము ఈ క్రికెట్టు లేకపోతే ఇంకేదైనా చెస్ లాంటివండి. మనుషులతోనే ఇంకెక్కువగా మాట్లానికి ట్రై చేయాలన్నమాట. ఈ ఫోన్స్ ఫోన్సే ప్రపంచం ఫోన్సే ప్రపంచం కాకుండా లే కుటుంబంతోని, లేకపోతే మా ఫ్రెండ్స్‌తోని అండి. ఎక్కడికైనా హ్మ్ మనం మన అట్లా మన కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మనుషులతోనే బాగా టచ్చులో ఉండాలన్ననమాట. ఈ ఫోన్స్‌కి ఎక్కువ టచ్చులో కాకుండా, మనుషులతో ఎక్కువ టచ్చులో ఉండడానికి ట్రై చేయాలి.
హుహు. అవునండి. నిజంగా! అవును. ఓకే. ఓకే.
ప్రతిసారి ఇద ఇదిే ప్రతిసారి ఇది ఈ ఈ థింగ్స్ ఫాలో అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. మనము
మనము ఎన్నిసార్లు ఇవన్నీ మీరు చెప్పినా సరే, కొన్ని కొన్ని సార్లు నోటిఫికేషన్స్ ఒస్తే ఆటోమేటిక్‌గా ఆహ్, క్యురియాసిటీ ఉంటది కదా! అప్పుడు మీరేం జేస్తారు? నోటిఫికేషన్స్ ఏమన్నా ఆఫ్ చేస్తారా?
అవునండి. డిస్ట్రాక్ట్ అయితాం మనం పక్కా. పెరిగిపోతుంది, క్యూరిసిటీ పెరిగిపోతుంది, ఫోను చూడాలని. నేను నోటిఫికేషన్స్ అంటే నాకు వచ్చినప్పుడల్లా నేను ఎక్ అంటే మా, మా ఇంట్లో నేను గేమ్స్ ఆడితే చూస్తారని నేను గేమ్స్ నోటిఫికేషన్స్ మ్యూట్‌లో పెట్టేసుకుంటానండి. ఆ వ అవి రాకుండా స్క్రీన్ మీద. కానీ ఎప్పుడైనా ఆడాలనిపిస్తే మాత్రం <smacks lips> ఒక్కసారి మొదలుపెడితే అసలు ఆపలేనండి. అలా, ఒకసారి ఆహ్, ఒకసారి స్టార్ట్ జేస్తే మాత్రం అసల అంటే అసలాపలేనన్నమాట. అలా ది అప్పుడేం చేశానంటే ఒకరోజు అంటే నైటు 1, 2 వరకు ఆడానన్నమాట. మా నాన్నగారొచ్చారండి. మా నాన్నగారొచ్చి ఆహ్, కొద్దిసేపు నా మీద అరిచారండి. ఎట్లా అంటే "పొద్దంతా ఇంట్లోనే ఉంటావు. పొద్దంతా ఆ గేమ్స్ ఆడతానే ఉంటావు, ఆ ఫోనులో చూసే బదులే ఏదైనా బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదా! ఇంకేదైనా బా థింక్స్ చేయొచ్చు కదా! అని, ఏదైనా పని చేేసుకోవచ్చు కదా!" అని బాగా తిట్టారన్నమాట అప్పటికి. హ్మ్. అంటే తిట్టేసరికి ఇక నాకు, నాకు ఇగ నాకెట్లో అనిపించీ, నేను ఆహ్, నా ఫోనులో ఉన్న గేమ్స్ అన్ని ఆన్‌లైన్ గేమ్స్ అంటే డిలీట్ చేసేసానండి.
ఓకే. ఓకే. <chuckles> ఓకే. యాహ్! ఓకే.